క్లాతింగ్ గాదండి నేను జేప్పేదీ. మీకేం అర్ధ <chuckles> మీకర్థం గాలేనట్టుంది. ఎలక్ట్రానిక్ బుక్సండి, బుక్ ఆన్‌లైన్‌లో బుక్సుంటాయి.
ఆ! అంటే, నేనిప్పడి వరకు అదే అనుకున్నాను, మరి క్లా అంటే, ఓకే. బుక్స్ గురించా?
హుహు. క్లాతింగా బుక్సనే గాదండీ, ఎలక్ట్రానిక్ బుక్స్ గాని, లేదంటే ఇంకా కోర్సులుంటాయి మీకూ, ఏమన్నా బిజినెస్ గురించి గాని, లేదంటే ఏదన్నా.
ఓకే. మీరు చెప్పేది, ఒక అప్లికేషన్ గురించేనా చెప్పేదిప్పుడైతే? నాకూ, నిజంగానే నాకు ఈ డిజిటల్ మార్కెటింగ్ నేను విన్నాను కానీ, నాకు తెలీదన్నమాట అసలిది.
హుహు. అప్లికేషనంటే హ్మ్. అంటే, మీరు యూట్యూబ్‌లో అలాగా కొన్ని గైడ్సుంటాయి గదండీ! చూస్తుంటారు కదా, వీడియోస్ కానీ ఏమన్నా, హ్యాకింగ్ హ్యాకింగ్ కోర్స్, హ్యాకింగ్ కోర్స్ కానీ ఇయన్నీ ఆన్‌లైన్‌లో ఉంటాయి కదా! మనకి. ఆ హ్యాకింగ్ కోర్స్ కానీ, లేదంటే ఏమన్నా బుక్సుంటాయి కొన్నీ, ఉపయోగించేవో, లేదంటే బిజినెస్ గురించో, లేదంటే హ్యాకింగ్ గురించో, సైబర్ సెక్యూరిటీ గురించో, ఇయన్నీ హ్మ్, చాలా బుక్స్ గానుంటాయి, లేదంటే కోర్స్ కోర్సెస్ అనేయి గానుంటాయి. వీడియోస్ గానీ ఇలాగా, కొద్దిగా పెయిడ్ కోర్సెస్ అనమాట. మీరు చూసినంత వరకయితే. ఇంకా టెంప్లేట్స్ అంటే, వీడియో ఎడిట్ చేయడానికి
అవును. అవును. అవును. అవును. హ్మ్. హ్మ్. అవును. అవును. అవును. ఓకే. అవీ అవే ఉంటాయా? డిజిటల్ మా ఓకే. డిజిటల్ మార్కెటింగ్ అంటే, ఇంక ఈ కోర్సెస్ అన్నీ, మనం నేర్పించాలి కదా! అంతేనా?
హ్మ్. నేర్పించవసరం లేదండీ. ఆల్రెడీ వీడియోలు మనం రెడీ చేసుకుంటే, జస్ట్ అయ్యమ్మడమే మనం, అంతే. వాళ్ళు నేర్చుకుంటారు, దాంట్లో వీడియోలు, ఇయన్నీ, లేదంటే చదువుకొని లేదంటే హ్మ్.
ఓకే. ఓకే. ఓకే. కోర్సనేదీ మీరు సెల్ చేస్తున్నారు. బయర్స్ అనే వాళ్ళు, బయ్ జేసుకొని, ఆ కోర్సెస్‌ని చూసి, వాళ్ళు నేర్చుకుంటున్నారు. అంతే గదా! ఓకే. డిజిటల్ మార్కెటింగ్. ఐ నో. ఐ నో. ఇప్పుడు గుర్తొచ్చింది. నేనేమనుకుంటున్నానంటే, ఇప్పుడు 'అమెజాన్' పరంగా ఉంటాయి గదా! సో, బిజినెస్ గూడా బిజినెసే గదా, అది గూడా! సో, నాకా నా థాట్ అటెళ్ళిపోయిందనమాట. నేను ఇదనుకోలేదూ, సో
ఆ! అవునండి. హ్మ్. అంతే అండి. ఏం కాదు, అంతే అండి. ఆ! అదే అండి. సేమ్ అంతే, అది కూడా. హ్మ్. దాంట్లో కూడా మీరూ చూసినట్టయితే, బుక్స్ గానీ, ఇయ్యని అమ్ముతారు, మీరు చూసినట్టయితే, చాలా వరకు.
హ్మ్. హ్మ్. అవును. అవును. అవును. మరి మీరూ ప్రైజెస్ ఆహ్, ఎంత రేంజెస్ పెడుతున్నారండి మరి వీటికి?
హ్మ్. అలాగండీ ఇప్పుడు. హ్మ్. తక్కువలోనే పెట్టాలండి. ఎందుకంటే, ఎలక్ట్రానిక్ బుక్స్ ఇయ్యి కోర్సెస్ అనీ, ఎలాగో మనకి ఫ్రీగా దొరుకుతాయని, కొంతమంది యూట్యూబ్‌లో ఇయ్యి చూస్తారు. కొన్ని వీడియోసేంటంటే, ట్రేడింగ్ గురించి, లేదంటే స్టాక్ మార్కెట్ గురించి, కొన్ని ఈ వీడియోలు దొరకవు. అంటే ఎలా చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా గెయిన్ చేసుకోవాలని, లేదంటే బిజినెస్ గురించి.
హ్మ్. అవును. అవును. అవును. మరీ ఇక్కడ ట్రేడింగూ ఆహ్, కొంచెం డేంజర్ కదా! ఆహ్, సో, మరీ మీరెందుకు మరి, కొంచెం ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నారు మరి ప్రజలని?

నేను నా స్కూలింగన్నీ బాగానే చదివానండి అంతా బానే ఉంది స్కూల్ వరకు కూడా. తర్వాత ఏటంటే 10థ్ కూడా బానే రాసాను మంచి మార్కులతో పాస్ అయ్యాను అంత బానే ఉంది బయటికోసాను. తర్వాత ఏంటంటే ఎంపీసీ తీసుకున్నానండి, కొద్దిగా కాలేజ్‌కి వచ్చేలా కాలేజ్‌కి వచ్చాక కొద్దిగా డిస్ట్రాక్షన్సన్ని కొద్దిగా ఎక్కువ ఉంటాయి కదండీ!
ఓకే. ఓకే. హ్మ్. అవును. నిజంగానే.
అలాగే కొద్దిగా చదువు మీద ఇంట్రెస్ట్ <giggles> చదువు మీద అనేది కొద్దిగా ఇంట్రెస్టనేది అలా తగ్గు తగ్గుతూ ఒచ్చిందండి. ఆహ్, అలాగని ఏం వదలకుండా ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కూడా ఏంటంటే
ఓకే. హ్మ్.
కొద్దిగా పాస్ మార్క్‌తో అనేది ప అదే పాస్ అయిపోయినాడంట పాస్ మార్క్ బోర్డర్‌వా అంటారు కదా! బోర్డర్ పాస్ అంట.
పాస్ అయిపోయారు. ఎలా అయితే ఇంటర్ వరకయితే ఆహ్, కంప్లీట్ చేసేసారు అటు ఇటు ముక్కేసి. ఆ! హ్మ్.
ఆ! అయిపోయిందండి. తర్వాత ఏంటంటే <giggles> ఇంకా అందరూ ఫ్రెండ్స్ అందరూ ఇలాగా కంప్యూటర్ ఇంజినీరింగ్ జాయిన్ అవుదామన్నారండి. ఆహ్, జాయిన్ అవుదాం అనుకుంటే ఏమైంది ఎంసెట్ రాసాం బానే మంచి, మంచి ర్యాంక్‌తో మంచి ర్యాంకొచ్చిందండి ఎంసెట్‌లో.
ఓకే. అవును. అసల మీరు ఇంటరే కష్టపడి రాసారు. అసలు మీరు ఎంసెట్‌లో అసలక ర్యాంక్ ఎలా సాధిచారండి అసల?
దీంట్లో ఏందంటే బానే ఉంది. అదే కదండీ. <giggles> అంటే పర్లేదండి. అంటే ఇంటర్‌లో బేసిక్స్ అంటే జెయి మెయిన్స్ కూడా రాసానండి అయి మన కష్టం. ఎంసెట్ అనేది కొద్దిగా పర్లేదండి ఒక మాదిరి మీడియంగానే ఉంటది. కొద్దిగా అది ప్రిపేర్ అయ్యి‌ రా అది బానే రాసానండి ఇంటర్ బేస్‌డే కాబట్టి కొద్దిగా రాసానండి ఏదో కొద్దిగా, కొద్దిగా కేటగిరీ గూడా ఉందిగా ఉందండి మాకు. దానివల్ల సపోర్ట్ వల్ల కొద్దిగా బానే బ మంచి మార్క్‌సొచ్చినాయి హ్మ్. మంచి మార్క్‌సొచ్చినాయి. ఇంకా ఫ్రెండ్స్ అందరు కలిసి అలా కాలేజ్‌లో జాయిన్ అవుదాం ఇది తీసుకుందాం అని మాటాడుకుంటుంటే కంప్యూటర్ సైన్స్ ఇప్పుడు బావుందిరా! బా ఇప్పుడు అదే ఉంది.
<chuckles> ఓకే. ఆ! అదేలెండి. అదేలెండి. నేను జోక్‌గా అన్నాను లెండి. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. ఓ ఓ ఓకే. ఓకే. హుహు. ఓకే. హ్మ్. కొంచెం హైప్‌లోకొచ్చేసిందన్నమాట. హ్మ్. అవును. ఓకే. ఓకే. హ్మ్. హ్మ్.
సరే అది తీసుకుందాం అని చెప్పి ఆల నెమదిగా తీసుకున్నామండి. ఫ్రెండ్స్ అందరం కూడా, తీసుకొని స్టార్టింగ్ ఎలా ఎక్కడ జాయిన్ అవుదాం అని చూసుకొని ఒక కాలేజ్‌లో జాయిన్ అయిపోయాము మేము. అందరం కలిసి ఫ్రెండ్స్ అందరం కలిసి ఆ! అండి. అన్ అంతా బాగా నడుస్తుందండి అలా ఫస్ట్ ఇయర్ నెమ్మదిగా అవుతూ ఒచ్చింది.
ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. ఆ!

హ్మ్. ఇంక అన్ని‌ర మనిష్టమండి నే నే కోర్సులన్నా అమ్మొచ్చు మనం చెప్పాలంటే. ఈమెయిల్ మార్కెటింగ్ అని. ఇవన్నీ కొన్ని బిజినెస్ ఐడియాలుంటాయి. అవి లేదంటే, డ్రాప్ షిప్పింగని, ఇయన్నీ కొన్ని వీడియోలుంటాయన్నమాట. కోర్సెసనమాట. అయి మనం స్టెప్ బై స్టెప్ ఎపిసోడ్స్ అన్ని గైడ్ చేసి మనం ఫైల్‌లో పెట్టుకొని ఇలాగ అమ్ముతామనమాట. ఇంక
ఓకే. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. ఆహా! ఓకే. మరి కొంతమందికి డిజిటల్ మార్కెటింగ్ గురించి మనకి యూట్యూబ్‌లోనే కొంచెం ఆహ్, ఫ్రీ క్లాసేస్‌లాగా చెప్తూ ఉంటారు గదా! మరి. మరవేంత వరకు కరెక్ట్ అంటారు? మరిట్లా ఆహ్, మనీ తీసేసుకొని చెప్ తీ ఇస్తున్నారు గదా! కోర్సెస్. అవును.
హ్మ్. అవునండి. హ్మ్. వాటిలో చెప్తారండి. వా అదే అండి. వాళ్ళు చెప్తారు. కాపోతే దాంట్లో ఏంటంటే, మీకు జస్ట్ పైపైన జెప్తారు. అంటే, ఇలా క్లిక్ చేయాలి, ఇలా చేస్తే ఇలా వస్తాయని జెప్తారు గానీ, ఎవరు డీటెయిల్‌గా కొన్ని చాలా వరకు చెప్పరండి. అందుకని కొంతమందేంటంటే, మళ్ళీ ఎందు వెతక ఆ కొంతమందేంటంటే, చాలామంది వెతకరు ఇలా జేస్తూ ఉంటారు. సరిగ్గా డీప్‌గా. అంటే కరెక్ట్ వీడియోసనేవి దొరకవు. కొన్నేంటంటే, మన దగ్గరేంటంటే వెతికి మొత్తం అన్నీ ఫైల్ చేసే ఎపిసోడ్స్ టైప్ మొత్తం‌త క్రియేట్ చేసి అసలు ఎలా స్టార్ట్ చేయాలి, ఏమి యూజ్ చేయాలి, దానికి సంబంధించినయి ఏం కావాలి, ఈ టూల్స్ ఏం కావాలి, అనేది పెడుతూంటామండి. ఇంకా వచ్చేసరికి యాప్స్ అవి హ్మ్. యాప్స్ గాని, ఇయన్నీ మొత్తం అన్ని పెడుతూంటానుమాట. మీకు ఫ్రీ యాప్స్ అనుంటాయి. అంటే ఇప్పుడు మీకు పెయిడ్ యాప్స్ ఉన్నాయి కొన్ని సబ్‌స్క్రిప్షన్ 1 మంత్ మనకు వచ్చేలాగాన్నమాట.
ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. ఓకే. ఆహా! అవును. అవును. ఓకే.
అవి కాకుండా ఫ్రీ రిసోర్స్ ఫ్రీ ఆ! ఫ్రీ రిసోర్స్ యాప్ అని కొన్ని ఉంటాయండి. అవి మనం డీప్‌గా సెర్చ్ చేస్తే గాని, ఎక్కడ కూడా దొరకదు. మాక్సిమమ్ బయటికి దొరకవ‌యి చెప్పాలంటే. అయన్నీ మనం తక్కువ ప్రైజ్‌లో
హుహు. ఓకే. ఓకే. అంటే మనకాన్‌లైన్, ఆ ఆన్‌లైన్‌లో మాత్రం ఇలాంటివి దొరుకుతూ ఉంటాయి. నిజంగానే లెండి మన ఆఫ్‌లైన్ దొరకవు ఇలాంటివి. ఆన్‌లైన్‌లో మాత్రమే, దొరుకుతాయి నిజంగానే. నే నేను చూసానన్నమాట కొన్ని కొన్ని డిజిటల్ డ్రాప్ షిప్పింగ్ ఒకసారి నేర్చుకుందామని జెప్పి చూసాను ఒక డ్రాప్ షిప్పింగ్ నేర్పించుకోవడానికే, 30,000 అడిగారండి. 30,000 అడిగారు నన్నైతే.
ఆ! అవునండి. <chuckles> అదే అండి. లేదంటే వీడే హ్మ్. అంటే కాంపిటీషన్ ఎక్కువ ఉందండి అది నేను చూసాను. ఆహా!
జస్ట్ డ్రాప్ షిప్పింగ్‌కే.
అది కూడా బిజినెస్ టైప్ మరి అడిగారు కదండీ! ఇది ఇది అంతే అండి. <chuckles> సేమ్ అలాగే ఇది కూడా. వాళ్ళు చేసేది కూడా మార్కెటిం‌గే కదా! మరీ అర్థమైందా మీకు?
హ్మ్. అదే. ఆహ్, అది గూడా మార్కెటింగే, కాపోతే ఇట్లా, మనకి ఓకే సాయి అని చెప్పేసేసి ఇన్‌స్టా‌లో ఒకప ఒక పర్సనుంటాడు కదా! తను ఇట్లా డ్రాప్ షిప్పింగ్ మీద కోర్సెస్ ఇస్తాను అని చెప్పేసి మోసం చేసి, అందరి దగ్గర డబ్బులు తీసేసుకున్నాడు. హ్మ్. సో, నేను, నేను గూడా, యాక్చువల్‌గా అతని మాటలు విని ఇన్ఫ్లూయెన్స్ అయ్యి ఆ 30,000 కడదాం అనుకున్నా. కాపోతే, నాయి తో ఏన్ని, 6000తో ముగిసిపోయిందన్నమాట నా కథ. 30,000 కట్టినట్టయితే గోవిందయిపోయేది. <chuckles>
డబ్బులు తీసుకొని. హ్మ్. అవునండి. హుహు. అదే కదండీ! జరిగింది కదా! ఒకసారి అలాగా. అయ్య బాబోయ్! ఆహా! అదే! అండి. దీంట్లో అలాగేం ఉండదండి మనం డబ్బులు కట్టగానే ఆ కోర్స్‌లనేవి వాళ్ళకి ఆటోమేటిక్‌గా ఏళ్ళిపోతాయన్నమాట. వాళ్ళ ఈమెయిల్‌కి గాని, వీటికిగాని డైరెక్ట్‌గా ఆ వెబ్సైటనేది సెండ్ చేస్తాదన్నమాట పేమెంట్ అవ్వగానే. అదండి. స్కిల్ నేర్చుకున్నాను నేనైతే.
హ్మ్. ఓకే. ఓకే. నిజంగండి. అవును. జా అవును. హ్మ్. ఓకే అండి. నిజంగా, జాబ్ అంటే జాబ్స్ రావట్లేదు అని చెప్పి, ఇంకొక మీరు వే నేంచుకున్నారు చూడండి, నిజంగా అది గ్రేటన్నమాట. సో, డెఫినిట్‌లీ మీతో మాట్లాడడమయితే నాకు చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా మళ్ళీ కలిసి మాట్లాడుకుందాం. ధన్యవాదాలు.
ఆ! అండి. <chuckles> నాకు కూడా అండి. తప్పకుండా అండి. ధన్యవాదాలండి.